అయితే మనం ఇప్పుడు చూసుకుంటే గనుక చిన్నప్పుడు మనకి ఏ ఏం పని ఉండేది కాదు కాబట్టి, పనంటే <hiccups> ఉండేది ఆహ్, చదువుకోవటమే ఒక పని అన్నమాట. లేకపోతే చదువు అయిపోయిన తర్వాత ఇంటికొచ్చి, ఆడుకోవటమో లేకపోతే మంచిగా తినడమో, తిరగడమో, తినేసినాకా పడుకోవటమో, ఇదే మనకు లైఫ్ ఉండేది. కానీ ఇప్పుడు చూస్తే మనకి ఈ బిజీ షెడ్యూల్ ఎక్కువ అయిపోతున్నాయనమాట. పొద్దున్నే నుంచి జాబ్ కెళ్ళడం లేకపోతే, ఇంకా వేరే ఇతరత్రా పనులు చాలా ఉంటున్నాయి మనకి. అయితే ఇలాంటి సమయంలో మీకు, మీకు నచ్చిన కొన్ని హాబీస్ ఉంటాయి కదా! మీరు ఆహ్, ఇష్టపడే హాబీస్ వీటికోసం మీరు సమయాన్ని ఎలా ఏ ఏర్పరుచుకుంటారు మీరు?
హ్మ్. హ్మ్. హ్మ్. అవునండి. అవును. హ్మ్. ఆ! అదే ఈ మీరన్నట్టు బిజీ స్కెడ్యూల్ మనం చాలా ఇ ఇబ్బంది అయిపోతోందీమధ్య, అందరూ బిజీ అయిపోతున్నారు. కాకపోతే ఈ బిజీ స్కెడ్యూల్‌లో కూడా మనం ఆహ్, ఒత్తిడిని తట్టుకోవడానికి, చిన్న చిన్నవి ఏమన్నా హాబీస్ అలవాటు చేసుకుంటే, దాని నుంచి స్ట్రెస్ అవుట్ అయిపోయిన దానికి కొంచెం రిలీఫ్ దొరుకుతుంది. హ్మ్.
ఓకే. అవునవును. అయితే మీరు ఆహ్, స్ట్రెస్ రిలీఫ్ అవ్వడానికి మీరేం చేస్తారు? మీ హాబీస్ ఏంటి?
ఆ! నేను ఆర్టేస్తానండి. ఆర్టేస్తాను, లేకపోతే ఆహ్, కలరింగ్ కూడా ఒక్కోసారి మనకి కామ్ డౌన్ చేస్తది. ఆహ్, జస్ట్ ఒక పేపర్ తీసుకొని జస్ట్ ఒక కలర్ వేస్తున్నా కూడా మనకి ఒక్కోసారి అంటే నాకు
ఓకే. అవును. అంటే రాండమ్‌గా కలర్ వేయ వేయటమా? లేకపోతే ఏమైనా డ్రా చేయటమా, ఏమైనా బొమ్మలు గీయడం అట్లా?
ఏదన్నా ఆహ్, ఉన్నదానికి ఆహ్, ఆహ్, కలరింగ్ చేయడమో లేకపోతే ఏదన్నా డ్రా చేయడమన్నా ఆహ్, లేకపోతే పిల్లలతో కూర్చొని ఆడుకోవటం.
ఓకే, ఓకే. అంటే ఆల్రెడీ ఉన్న బొమ్మలకి వాటికి కలర్స్ వేరు వేరు కలర్స్ వేయటం లాంటివా? ఓకే. మీకు ఇంకా డ్రాయింగ్ అంటే ఇష్టమన్నమాట.
హ్మ్, హ్మ్, హ్మ్. అవునండి. అవును. హ్మ్. పిల్లలు
ఓకే. ఓకే. అంటే మీరుకు ఏట్లాంటి సమయంలో అయినా మీకు కొంచెం స్ట్రెస్ ఫీల్ అయితే ఈ ఈ డ్రాయింగ్ అనేది ఏంచుకుంటారు.
అవునండి. అవును. హ్మ్. హ్మ్. పిల్ పిల్లలతో ఆడుకున్నా కూడా, పిల్లలతో ఆడుకున్నా కూడా కొంచెం ఆహ్, ఆహ్, ఇది పోతుంది, ఆహ్, స్ట్రెస్ రిలీఫ్ వెళ్ళిపోతుంది.
ఓకే. ఓకే. అయితే మీ హ్మ్. ఆ! అవునవును. అంటే ఆహ్, పిల్లలతో ఆడుకుంటే, కొంచెం మీకు స్ట్రెస్సా?
హ్మ్. <chuckles> స్ట్రెస్ రిలీఫైపోతుంది. రిలీఫైపోతుంది. ఆ!
ఓకే. స్ట్రెస్ రిలీఫన్నా గదా? ఓకే. ఓకే. సారీ సా ఆహ్, అయితే, మీ డైలీ షె అసలు మీ డైలీ రొటీనేంటి? మీకు ఆయ్, అంటే, డైలీగా బిజీ షెడ్యూల్‌లో, మీరు చేసే పనులేమేముంటాయి మీకు?
ఆ! పొద్దున పూట ఖచ్చితంగా వాక్ చేస్తానండి. వాక్ చేసినప్పుడు, ఆహ్, వాకింగ్‌కెళ్ళినప్పుడు, మనకీ ఆహ్, <smacks lips> బయట నేచర్‌కి ఎంజాయ్ చేయటం, ఆ నేచర్‌ని, అబ్జర్వ్ చేయటం ద్వారా, కొంచెం ఆహ్, రోజులో మనం ఎదుర్కొనేవి కూడా, మనకి స్ట్రెస్ ఫ్రీ అయిపోయి, కొంచెం ఆహ్, రిఫ్రెషైపోతాం అనమాట. సో అయ్ ఆ! హ్మ్.
అవును. ఉదయాన్నే అట్లా లేచి, అట్లా నడిచేసి ఒస్తే, మనకు కొంచెం ఆహ్, ఫిజికల్‌గా గూడా హెల్తీగా ఉంటాం, అలే అదే పరంగా కొంచెం మెంటల్‌గా గూడా మనం, రిఫ్రెషవుతాం. అది కరెక్టే, అవును. దాని తర్వాతేం జేస్తారు మీరు?
హ్మ్. అవును. అవును. హ్మ్. అ దాన్ దాని తర్వాత, ఇంక మనకి పనులు ఉంటాయి కదా! లేపోతే వర్కో ఇవన్నీ చూసుకుంటూ ఉంటే, అదొక ఆహ్, స్కెడ్యూల్లో పెట్టుకుంటే, అది గూడా ఒక్కొక్కసారి స్ట్రెస్ రిలీఫ్‌కి పనిచేస్తుంది. ఆహ్, అన్నీ ఒకేసారి పెట్టుకున్నా గూడా, మనకది క్లమ్జీగా అయిపోయి, మనకి అదో రకంగా, అది కూడా స్ట్రెస్ బిల్డయిపోతుంది.
ఓకే. ఓకే. అవునవును. ఖచ్చితంగా. అయితే మీరు ఈ హాబీస్‌ని, మధ్యమధ్యలో స్ట్రెస్ రిలీఫ్ కోసం చేసే పనులు మీరు, ఎంతసేపు చేస్తారు?
ఒత్తిడి కారణం. ఒక 10 మినిట్సు, 5 మినిట్స్ చాలండి. ఎ, ఒక ఆర్ట్ ఎదన్నా, ఒక ఆర్ట్ పీస్ ఎదన్నా ఉండి, దానిలో కలరు కలర్స్ తీసుకొని, కలరింగ్ ఎసే అంతొక 5, 5, 10 మినిట్స్‌లో చేసేయొచ్చు. యాహ్!
అంతేనా? ఓకే. మీరీ ఆర్ట్ ఎసే ఈ అలవాటు మీకు, ఎప్పడి నుంచి మొదలైంది?
నా చిన్నప్పడి నుంచి మొదలైందండి. నాకొకసారి ఆహ్, చిన్నప్పుడు బర్త్‌డేకి గిఫ్ట్ ఒకళ్ళు ఆం ఆహ్, ఇది కలరింగ్ బుక్ ఇచ్చారు. చిన్నప్పుడు, నా చిన్నప్పుడు. ఆహ్, దాంతో మొదలైంది. హ్మ్. దానిలో కలరేస్తాం గదా! అవును. ఆహ్, అక్కడ స్టార్ట్ అయింది, అక్కడ స్టార్ట్ అయినా ఇది, అదీ యాహ్, నేను, నాకు 9, పదేళ్లుండొచ్చు, అంటే, అప్పుడు మనకు అదే ఎక్కువ కదా! సొ అప్పుడు
ఓకే. దాంట్లో అన్నీ మొత్తం ఉంది, బొమ్మలు గీసేసి ఉంటే, దాంట్లో మనం కలరెయ్యాలి అదే గదా? అవునవును. అవును. ఏ వయసులో అది? మీకేమన్నా గుర్తుందా? ఓకే. అవును. అప్పట్లో కొంచెం, ఊహ ఒచ్చి మనకీ, ఈ వీట్లి గురించి తెలిసే టైంలో. ఓకే.
ఆ! ఆ! అది బుక్కొచ్చింది, ఆ బుక్‌లో భలే ఉన్నాయి బొమ్మలన్నీ. దాంతో ఇంట్రెస్ట్ డెవలప్ అయింది. ఆన్ అది వేయటం, అందరికి చూపిచ్చటం, అందరూ మనల్ని మెచ్చుకోడం, అట్లా, అట్లా మెచ్చుకునేసరికి, ఇంకా దాని మీద ఆసక్తి కలిగింది కొంచం.
కే. ఈ ఎంకరేజ్మెంట్ ఎక్కువయ్యేసరికి ఓ ఓకే మనకి టాలెంట్ ఉందని చెప్పేసి మీరు గ్రహించి, దాంట్లో కొంచెం రాణించారనమాట.
ఆ! <giggles> అవును. అవునవునవును. అవునండి. హ్మ్.
అయితే, మనకి ఇంట్లోక చాలా బాధ్యతలుంటాయి గదా! కుటుంబ బాధ్యతలు గాని, ఇంట్లో పిల్లల్ని చూసుకోవటం గాని, మీరు ఇందాక అన్నట్టుగా, పిల్లలతో ఆడుకునేటప్పుడు ఆహ్, చాలా మీకు ఆహ్లాదకరంగా ఉండిద్దంటారు. అయితే, ఆడుకోవటమే కాకుండా, వాళ్ళుని కొంచెం రెడీ చేయటమో, లేకపోతే ఎక్కడికైనా, ఏదన్నా బిజీ షెడ్యూల్ ఉన్నప్పుడు, వాళ్ళని బాగా చూసుకోవడం, ఇలాంటివి చేస్తూ ఉంటాం గదా? మీకలాంటప్పుడు ఎలా అనిపిచిద్ది?
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! ఆ! ఇ వాళ్ళని ఆహ్, ఎక్కడికన్నా వెళ్ళాలనుకోండి, ఇప్పుడు ఆడపిల్లలైతే మనం బాగా కేర్ తీసుకుంటాం కదా, ఇప్పుడు వాళ్ళకి కూడా బాగా ఇంట్రెస్ట్ పెరిగిపోయింది రెడీ అవ్వటానికి. ఆహ్, అలా రెడీ చేస్తే, ఒక్కోసారి మనకు కూడా దాన్ని ఒక డిస్ట్రాక్షన్ లాగా ఉంటుంది. అది కూడా <smacks lips> సంతోషంగా ఉంటుంది. ఒక్కోసారి. ఆహ్, మనం భలే రెడీ చేశామే, బాగుంది ఆహ్, అని అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ ద వాళ్ళకి, వాళ్ళకి కూడా అమ్మ, అమ్మ నన్ను కేర్ తీసుకుంది మంచిగా రెడీ చేస్తుంది అన్న, అన్న ఉద్దేశ్యం కూడా వస్తూ ఉంటుంది కదా. వాళ్ళకి మంచిగా అనిపిస్తూ ఉంటుంది. హ్మ్.
అవును. ఓకే. ఓకే. చాలా బాగా చెప్పారు. ఆహ్, అయితే మనం ఇప్పుడు మనం ఆడవాళ్ళు చూసుకుంటే, ఎక్కువగా వాళ్ళు ఉండే హాబీస్‌లో షాపింగ్ అనేది మెయిన్ మెయిన్ అనమాట. అది మీకు కూడా ఈ షాపింగ్ అనేది ఏమన్నా మీ హాబీస్‌లో ఒక భాగమేనా?
హ్మ్. హ్మ్. హ్మ్. అవునండి. ఆ! షాపింగు ఇంటరెస్టే అండి. షాపింగ్ చేయాలనిపిస్తూ ఉంటుందిగా, కొత్త కొత్త వెరైటీస్ వస్తూ ఉంటాయి. కొత్త కొత్తవి డిస్కవర్ చేద్దామని అనుకుంటు ఉంటాం. మీరన్నట్టు ఆడవాళ్ళకి షాపింగు చాలా కనెక్షన్ ఉంది.
అవును. అంటే నెలలో ఎన్ని సార్లు మీరు షాపింగ్ చేస్తారు మీరు?
ఆ! రెండు, మూడు సార్లు చేస్తానండి. రెండు మూడు సార్లు వెళ్తూ ఉంటాం. హ్మ్.
ఓకే. మన ఆ రెండు, మూడు స్ సార్లు కూడా ఇప్పుడు మగవాళ్ళు చూసుకుంటే వెళ్తే ఒక షర్ట్ ప్యాంట్ కొనుక్కొచ్చుకొని, ఒక మహా అయితే ఒక గంట పట్టిద్ది చూసుకోవడానికి మొత్తం కూడా చూసుకుంటే. అది కూడా ప్రయాణంతో కలిపి అదే ఆడవాళ్ళంటే రోజంతా కూర్చుంటారు. మీరు అట్లాంటిది ఏమన్నా చేస్తారా?
హ్మ్. హ్మ్. హ్మ్. అవును. ఆ రోజంతా నేను కూర్చోలేను నేను. నాకు కూడా బోర్ కొట్టేస్తది అంతసేపు. నాకు కావాల్సినవి తీసుకొని వచ్చేస్తాను. వేరే వాటిలకి టైమ్ తీసుకోవాలి కదా, ఇంకా వేరే వాటిలో కూడా మనకి అవసరం కదా. అవసరమైనంత వరకే తీసుకుంటాను మ్యాక్సిమం. ఇంకేదన్నా అకేషన్స్ అయితే మాత్రం టైమ్ పడుతుంది. <smacks lips> అది ఆహ్, అప్పుడు టైమ్ తీసుకుంటాను. హ్మ్.
ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఓకే. అయితే మీరు, మీరు స్నేహితులతో గడపటం కాని, ఇట్లాంటివి అంటే వాళ్ళతో కలిసి ఎక్కడికైనా బయటికి, సినిమాకి వెళ్ళడం కాని ఇట్లాంటివి ఏమన్నా చేయడం చేస్తారా మీరు? సమయం దొరికినప్పుడు.
హ్మ్. ఎక్కువగా వాకింగ్‌కి, ఎక్కువగా వాకింగ్‌కెల్లటమే ఆహ్, ఫ్రెండ్స్‌తో చేస్తుంటాండి. సరదాగా డిస్కషన్ చేసుకుంటూ మాట్లాడటం హ్మ్ వాక్ చేయడం, ఆహ్, వాళ్ళతో కలవడం. హ్మ్, ఆ!
ఓకే. అంటే రోజు జరిగిన విషయాలు ఎట్లా వాళ్ళతో పంచుకోవటం గాని, కొత్త కొత్త ఏమైనా విషయాలు తెలుసుకోవటం గాని, ఇవంతా మీరు ఫ్రెండ్స్‌తో వాకింగ్‌కి వెళ్ళినప్పుడు, వాళ్ళతో కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకునేటప్పుడే ఇవి ఇలాంటివి చేస్తారన్నమాట.
అవును. అవునవును. బాగుంటుంది వాళ్ళతో అలా మనం వాక్ చేయొచ్చు. తర్వాత వాళ్ళతో హ్మ్, ఆహ్, ఆ డిస్కషన్ మాట్లాడుతుంటే మనకు కూడా రిలీఫ్.
ఓకే. 2 వస్తాయి ఫిజికల్ ఫిట్‍నెస్ వచ్చిద్ది. మెంటల్ ఫిట్‍నెస్ 2 అక్కడ బ్యాలెన్స్ అవుతున్నాయి అంటారు మీరు. అవును నిజంగా ఫ్రెండ్స్‌తో కూర్చొని ఏమన్నా మాట్లాడితే, మనం అన్నీ కొంచెం బాధలన్నీ మర్చిపోయి, మన ఇక్కడ స్ట్రెస్ ఉన్నా కూడా వాళ్ళతో సంతోషంగా నవ్వుకుంటూ మాట్లాడుతాం కాబట్టి, చాలా హాయిగా ఉండుద్ది. మీరు చెప్పినట్టు అది నిజమే అది.
అవునవును. అవును. ఏమన్నా కావాలన్నా షేర్ చేసుకో అవును. హ్మ్. అవును. అవును. అవును.
అయితే ఆహ్, ఇలా కూర్చొని మాట్లాడినప్పుడు, మీరు వంటల గురించి డిస్కస్ చేయటం, చేసుకోవటం గానీ, వాళ్ళ హాబీస్ గురించి చెస్ చెప్పినప్పుడు వాళ్ళకి కొంచెం డిఫరెంట్‌గా వాళ్ళు హాబీస్ చెప్తారు. నేను ఇలా చేస్తున్నాను ఖాళీగా దొరికినప్పుడు. చాలా బాగుంది నువ్వు ట్రై చేయి అని చెప్పేసి, ఏమైనా చెప్తారు కదా! మీరు అలా మీ స్నేహితులు కూర్చున్నప్పుడు ఎట్లా, అంటే మాట్లాడుకోవడం కానీ, వంటకు సంబంధించి కాని లేకపోతే ఆహ్, వాళ్ళ టాలెంట్ గురించి, లేక వాళ్ళ హాబీస్ గురించి చెప్పినప్పుడు మీరు అవేమన్నా ట్రై చేశారా?
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! హ్మ్. ఆ! ఒకసారి ఇలాగే మన ఆహ్, మామూలుగా ఇట్లా ఈ పాటలు పాడతారు కదా, ఆహ్, స్క్రిప్ట్ చూస్తే క్యారియోకే అంటారు. అలాంటివి ఒకసారి ట్రై చేశాం అనమాట సరదాగా అందరం ఉన్నప్పుడు. సో, అది ఆహ్, పాటలు పాడతాం కదా! మనం స అదే లిరిక్స్ చూసుకొని పాటలు పాడొచ్చు మనం క్యారియోకే అంటారు. ఆ! అవునవును. అది ఆ! అదేంటంటే మనకి తెలియదు మనం మంచిగా పాడతాం అని. కానీ ఆహ్, ఒక రకమైన షై ఫీలింగ్ వస్తూ ఉంటుంది కదా! పాట పాడాలంటే అంత ముందుకురాము. ఆ!
ఏంటిదండి అది? ఆ! ఓకే. ఆ! ఆ! ఒకప్పుడు డబ్ స్మాష్ అనేవాళ్ళు దాన్ని అవును. అదే కదా? అవును. అంట్ ఆహ్, అవునవును. అంటే మన దాంట్లో అలవాటు లేక కొంచెం కొత్తగా పాడాలంటే ఆహ్, కొంచెం సిగ్గుగానే అనిపించిద్ది.
హ్మ్. అనిపిస్తుంది షై ఫీలింగ్ వస్తుంది. కానీ అందరితో కలిసి పాడినప్పుడు, బాగా సరదాగా అనిపించింది. చాలా ఎంజాయ్ చేసినట్టు అనిపించింది. సో, అది కొత్తగా ట్రై చేద్దామని అనుకున్నాం అనమాట. ఎప్పుడైనా కలిసినప్పుడు ఇలా చేద్దాం మనం, ఇలా చేసుకుందామని. హ్మ్.
అవును. ఓకే. అంటే అందరు కలిసి పాడేదా అది?
ఆ! అందరూ కలిసి పాడొచ్చు. ఒకదాంట్లో మైక్ తీసుకోవటం పాడటం బాగుంటుంది అది. హ్మ్.
ఓహ్ ఓకే. ఓకే.
ఆ!
అయితే మీరు అలాంటివి చేసి ఇట్లాంటి ఆ! అంటే ఇలాంటి సమయంలో మీరు ఎక్కువగా ఆ! హాబీస్ అనేవి ఇట్లా పెట్టుకుంటారనమాట అయితే. అయితే హ్మ్. మీరు ఈ మధ్య ఏమైనా నేర్చుకున్న కొత్త హాబీస్ ఏమన్నా ఉన్నాయా? ఈ డ్రాయింగ్ కాకుండా మిగతావి వంటలు చేయటం గానీ ఆహ్, లేకపోతే మనం యూట్యూబ్‍లో కూడా ఏమైనా కొత్త స్కిల్ చూసి అట్లాంటివి నేర్చుకోవటం గాని ఇట్లా ఏమన్నా మీరు స్టార్ట్ చేశారా?
హ్మ్. అవునండి. అవును. ఈ మధ్య నేర్చుకుని హ్మ్. యూట్యూబ్‍లో అంటే ఈ ఆ! ఈ ఆర్ట్ పీసెస్ మీదే ఎక్కువ ఇచ్చేస్తాను. ఈ మధ్య ఏం చేస్తున్నానంటే దాని ఎక్స్‌టెన్షన్ కింద ఈ ఆ! కేన్వాస్ షీట్స్ ఉంటాయి కదా! ఆ క్యాన్వాస్ షీట్స్ తీసుకొని ఇంక పెయింటింగ్ లాగా స్టార్ట్ చేశామండి. పెయింటింగ్‍కి భలే భలే వీడియోస్ ఉంటున్నయి ఈ మధ్య. ఈజీగా స్టార్టర్స్‌కి దానికి ఎక్స్‌టెన్షన్ ఇదివరకు పేపర్ మీదే వేసిందాన్ని. ఇప్పుడు అది క్యాన్వాస్ షీట్స్ మీద వేయడం స్టార్ట్ చేశాననమాట. అది మనం ఇంట్లో కూడా తగిలించుకోవచ్చు కదా! <smacks lips> ఇప్పుడు ఆ! ఆ! ఒక ఆర్ట్ పీస్‌లాగా. సో, అ అదొకటి ట్రై చేశాను అది బాగా క్లిక్ అయింది. ఇంకా
అవునవును. ఓకే. ఓకే. ఓకే. ఓహ్! అవునవునవును. అవును. అంటే ఈ మధ్య మనం చూసాం ఇన్‌స్టాగ్రామ్ కూడా ఇలా క్యాన్వాస్ మీద పెయింటింగ్‌లు వేసి దాన్ని ఆ! కమిషన్ వర్క్ అని చెప్పేసి దాన్ని ఎట్లాగా వాళ్ళు బిజినెస్ పరంగా కూడా చేస్తన్నారు కదా, ఒక పేజ్ పెట్టేసి ఆ! దాని మీద పెయింటింగ్స్ వేసి డీఎ‌మ్ ఫర్ కమిషన్ వర్క్స్ అని చెప్పేసి ఇలా ఒక పేజ్ పెడుతున్నారు. అట్లా మీరు ఏమైనా చేయడానికి మీరేమన్నా ఆలోచించారా? అంటే పెయింటింగ్స్ వేస్తానన్నారు అది ఇంట్లోనే ఉండి కొంచం
హ్మ్. హ్మ్. ఆ! నేను ఇంకా కొంచెం ఇం ఇంకా కొంచెం కృషి చేయాలండి దానికి. ఇంకా అంత అంత దూరం వెళ్ళలేదు. ఆ! ఆటి మీద ఇంకొంచెం అంత కృషి చేయాలి. అంత దూరం వెళ్ళలేదు ఇంకా హ్మ్.
అంటే ఆర్ట్ మీదా? ఓకే. మరి ఈ ఆర్ట్ మీరు మీ పిల్లలకి ఇట్లా నేర్పించడం గాని ఖాళీ సమయంలో అట్లాంటివి ఏమైనా చేస్తారా?
హ్మ్. వాళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని నేర్చుకుంటూ ఉంటా నేను. వాళ్ళు <laughs> కొన్ని కొన్ని సార్లు వాళ్ళే ఎక్సెల్ అవుతూ ఉంటారు. ఇ అమ్మ ఇది అలా కాదు ఇలా అని చెప్పి.
మీరే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటున్నారా? అవునవును. ఈ మధ్య కాలంలో పిల్లలు చాలా మనకంటే చాలా అడ్వాన్స్ అయిపోయి, మనకే వాళ్ళు తిరిగి చెప్తున్నారు. ఇలా చేయాలమ్మా, అలా చేయాలమ్మా అని చెప్పేసి ఆ టెక్నాలజీ పరంగా అయితే వాళ్ళే కొంచెం అడ్వాన్స్ ఉన్నారండి నిజంగానే.
అవును. ఆహ్, ఆ! ఈ హ్మ్. ఈ స్టోక్స్ ఇలా వెయ్యాలి. అవునవును. ఇది ఇంకా ఈజీగా ఉండే వీడియో "నేను చూశానమ్మా. ఇది ట్రై చేద్దాం." అని చెప్పి చెప్పిన సందర్భాలు కూడా ఉం ఉంటాయి. వెంటనే దానికి స్విచ్ అయిపోయి స్టార్ట్ చేసేస్తాం వేయటం అదొకటి. హ్మ్.
ఆహా! ఓకే. ఓకే. అయితే మీరు చాలా బాగా చెప్పారండి. బిజీ షెడ్యూల్‌లో మీరు మీ హాబీస్‌కి ఎలా సమయం ఇస్తున్నారో, మీ ఫ్రెండ్స్‌తో ఇట్లా షేర్ చేసుకోవడం కానీ, వాళ్ళతో వెళ్లి వాకింగ్ చేయటం గానీ, ఇట్లాంటి చాలా విషయాలు నాతో పంచుకున్నారు. అయితే మీరు ఇంకా మంచిగా ఈ ఆర్ట్ విషయంలో ఇంకా బాగా రాణించి, ఆహ్! మంచి బొమ్మలు వేస్తూ ఇ ఇందాక మనం అనుకున్నట్టుగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఇట్లాంటి ఏమన్నా పేజ్ పెట్టుకొని, ఇట్లా అందరికీ మీ ఆర్ట్ అనేది చూపించే విధంగా ఏమన్నా ఆహ్, ఆహ్, చేయాలని ఆశిస్తూ ఆ! మీతో మాట్లాడినందుకు చాలా ఆనందంగా ఉంది నాకు. మళ్ళీ మాట్లాడుకుందాం అండి. ధన్యవాదాలు.
హ్మ్. హ్మ్. ఓహ్! <chuckles> ధన్యవాదాలండి.